మనకి స్కూలంటే, చదువంటే గుర్తొచ్చేది చిన్ననాటి జ్ఞాపకాలే. ఎందుకంటే చిన్నప్పుడు స్కూలు‌కెళ్లి ఎన్నో రకాల జ్ఞాపకాలతో, ఎంతోమంది మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతాము. శుభ్రంగా చదువుకుంటాము. మన జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుంది స్కూలుకెళ్తేనే. లేదు అంటే ఏంటోలాగా అనిపిస్తుంది బోర్ కొడుతుంది గూడా. మీకెలా అనిపించింది చిన్నప్పుడు స్కూలు‌కేళ్లి చదువుకున్నప్పుడు? లేదు అంటే ఆ జ్ఞాపకాలన్నీ నెమరు వేస్తున్నప్పుడు. అసలు ఎలాంటి గుర్తొస్తూ ఉంటాయి మీకు?
అవునండి. ఆ! ఇది నా చిన్నప్పడి స్కూల్లో రోజుల్లో అయితే అండి చాలా మెమోరీ అండి ఇంకా అసల. అది నేను మళ్ళీ ఎప్పుడనుకుంటానంటే అయ్యో! అప్పుడు అనుకునేవాన్నండీ ఎప్పుడు నేను ఎదుగుతాను? ఎప్పుడు పైకా పై క్లా తరగతులకెళ్తానా ఇలాగ ఆలోచించేవాన్నండీ.
హ్మ్. అవును. కాలేజీ‌కెళ్ళిపోవాలి <giggles> ఉద్యోగం జేసేయాలి అట్లా అనిపిస్తుంది మనకు స్కూలప్పుడు.
ఆ! ఆ! అలాగనిపిచ్చి కానీ నాకనిపిచ్చేదేంటంటే ఎప్పుడూ చిన్నప్ చిన్నగా ఉంటేనే అన్నీ బావుంటాయని నాకు అనిపిస్తదండి. బరువు బరువు బాధ్యతలు ఒస్తే దానికి తగ్గట్టుగానే ఉంటది ఏదైనా సరే అండి.
అంతే గదండీ! <giggles> ఖచ్చితంగా. అప్పుడు మనం పెద్దవి అయిపోయాం అనుకోండి మనకి చదివేది ఎక్కువయిపోతుంది, మిత్రులు తక్కువయిపోతారు, బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి. అన్ని పెరిగిపోతాయి. స్నేహితులు మాత్రం తగ్గిపోతారు.
అవునండి. హ్మ్, అవునండి. నాది చిన్నప్పుడు స్కూల్లో ఏమేం జరిగేది? ఏంటి? నేను 1-5 వరకు ఏం జరిగిందో నేను చెప్తానండి. తర్వాత 6-10 వరకు ఏం జరిగిందో నేను చెప్తాను. అయిత్ అయితే నేను 1 నుంచి ఐదో తరగతి చదివినప్పుడు నాకు ఒకటో తరగతి అంత ఊహ తెలీదండి. <smacks lips> అంటే నాకు అంత ఆహ్, నేను అప్పుడు చదువుతున్నాను అయిపోయింది. ఒకటో తరగతి, రెండో తరగతి కూడా అయిపోయిందండి. నాకు మూడో తరగతి నాకూ, నాకు గుర్తున్నది నాకు ప్రతి అంటే, ఇప్పుడు మనం చిన్నప్పుడు నే ఒకరోజు ముందు చేసింది ఈరోజుకి మనం మర్చిపోతామండి అంతలా గుర్తుండదు మనకి.
ఓకే అండి. సూపర్. అంతే. ఓకే. అవునవును. మరి చిన్నప్పుడంటేనే మనకి కాస్త ఎప్పుడో తెలుసాండీ? మ్ అస పుట్టిన దగ్గర నుంచి 3 సంవత్సరాల వయస్సోచ్చేటప్పటికి, జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. కానీ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలొచ్చేటప్పటికి ఆ జ్ఞాపకశక్తి చాలా వరకు తగ్గిపోతుంది. 7 సంవత్సరాలొచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మనకి మనం షైన్ అవుతాము.
అవునండి. అవునండి. అవునండి. అవును. అయితే నాకు అప్పుడు ఇంగ్లీష్ ఉండేదండి. ఇంగ్లీష్ మాస్టరుని చూస్తే ఇంకా నాకు భయమండింక.
<chuckles> ఎందుకని? కొట్టేవాళ్ళా?
కొట్టేవాళ్ళండి. గట్టిగా కొట్టేవాళ్ళండి. నేను అయితే నేను అంటే నేను చెప్తున్నానండి, ఆ కొడుతుంటేనే, అప్పుడు మేము చిన్నప్పుడు నిక్కర్లు నిక్కర్లేసుకొనెళ్ళేవాడిని. ఆ! ఆ సారు కొట్టే దెబ్బలకి కూడా మేము అంటే పా పాసు పోసేస్తారు చూడు, ఆ టైపుండేదండి మాకు.
అయ్యో! <chuckles> ఓకే. సారుని సారుని చూస్తంటే, ఆయనొస్తుంటేనే మీకు హడలన్నమాటిగ?
హ్మ్. అవునండి. అలా ఉండేది. అయితే ఇలాగున్నప్పుడు నేను, అప్పుడు కిలోమీటర్ దూరం నడిచెళ్ళాలండి స్కూలుకి.
ఓకే.
అయితే నడుచుకుంటూ వెళ్తూ ఇలాగొస్తుండగా మాకు దూరమని మా గ్రామంలో పెద్దలందరూను, పిల్లలు నడుచుకుంటూ ఎళ్తున్నారని మా ఊరికే స్కూలు తీసుకొచ్చేసారండి.
హ్మ్.
అయితే ఇంకా మంచిగుంది ఇంక స్కూలు దగ్గరైపోయింది. నేను మూడో తరగతండి. ఈ మూడో తరగతి అన్నప్పుడు మాకు బాగా నాకు జోక్ అనిపిచ్చేది చెప్తానండి ఆనందం అనిపించేది. మూడో తరగతిలో మాకు చెకింగ్‌కొచ్చారండి సారు, ఒక సారు.
ఓకే. హ్మ్. ఓకే.
అయితే సా అప్పటికి మాకు కనువిప్పు అనే పాఠం చెప్తున్నారండి.
ఓహ్! తెలుగులో.
తెలుగులో కనువిప్పండి. కనువిప్పంటే ఏంటనంటే చెట్టుకి ఒక మా బొమ్ముంటదని మనిషి బొమ్మ. చెట్టు ముందు అండి తల ఒచ్చి ఒక తల పెడతారు ఆ చెట్టుకి. మొక్క అది కాండాలయి పెట్టకుండా. అక్కడేంటంటే కనువిప్పని. అంటే చెట్లు నరకడం వల్ల ఆహ్, మనకెలాగో పోతది. మనకు కనువిప్పు కలగాలని ఆ ప ఆ పాట సారాంశం అండి.
హ్మ్. ఓకే. ఓకే. ఆహహా! ఓకే.
ఓకే. చెట్లు నరికితే మనం ఇలాగ ఉండదు రేపు పొద్దున మనిషి జీవితం ఉండదు. అందుకే గాని మనిషికి కనువిప్పు కలగాలి చెట్లల్లోని ఈటిల్లోని అని ఆ పాట సారాంశమైతే...
సూపర్!
మా ఫ్రెండ్‌ని ఒకడిని క్వెషన్ అడిగారండి.
<chuckles> ఏమడిగారు?
కనువిప్పంటే కనువిప్పంటే ఏంట్రా? అని అడిగారండి. మా ఫ్రెండ్ ఏంటంటే కన్ను తెరిచి చూపించాడండి.
హ్మ్. <laughs> అదే అనుకున్నాను నేను తెలుసా. మీరు చెప్తున్నప్పుడు అనిపిచ్చింది కళ్ళు తెరుచుకొని నిల్చొనుంటారు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఇదిగో ఇదే మాస్టర్‌గారు అని చెప్పుంటారని.
<chuckles> అది నేను నవ్వుకున్నానండి అస్సలండి. నన్ను సా ఆహ్, నన్ను నన్నో ఒక క్వెషన్ అడిగారండి. నన్ను శాతం గుర్తేయమన్నారండి. బోర్డ్ మీద రాయమన్నారు. శాతం పర్సెంటేజు కలు ఆహ్
అంటే పర్సెంటేజా? ఓకే.
అయితే నేనేంటంటే డివైడెడ్ బై ఏసానండి.
అయ్యయ్యో! అది నిజ్జంగా కన్ఫ్యూజనంటే, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళకి, జీవితంలో కన్ఫ్యూజనంటే ఇదే. ఈ పర్సెంటేజు, ఈ డివిడెండ్ లేకపోతే ఈ డివైజరు.
అదే. అది. అవునండి. అంటే ఇది ప పర్సెంటేజికిని, డివైడెడ్ బైకి కొంచెం, ఇది టర్న్ జేత్తే అదవుతుందండి. టర్న్ జేయకపోతే ఇలాగుంటదండి. అంతేగ. హ్మ్. అయితే నేను, అది తప్పు చెప్పాను. అలాగుంటే టీచరు గారు మమ్మల్ని తిట్టారండి. ఆహ్, ఏంట్రా మీరు మా ప పరువు తీసేసారు, మాకు ఇలాంటివి ఏం చెప్తున్నారని మమ్మల్ని అడుగుతార్రా? ఇయ్యని అన్నారండి అయితే అక్కడ స్కూలు‌లోనండి టీచర్ గారు, పర్సనల్ కేరింగేక్కువండి.
అంతేగా మరి. హ్మ్. ఓకే.
నిజంగాను, నా జీవితంలో ఉపయోగపడింది గూడా అదేనండి.
హ్మ్. అసలు ఏ రకంగా చెప్పేవాళ్ళు మీకు?
అంటే పాఠాలు ప అంటే మనం, చిన్నప్పుడు కదండి! కొంచెం క్లీనింగ్ లేపోయినా, మనం డ్రెస్ స్టైల్ బాగోకపోయినా, తలకి నూనె పెట్టుకొని రాకపోయినా తర్వా
మెయిన్, మెయిన్ పాయింట్సండివి. చిన్నప్పుడు, చిన్న పిల్లలు అనుకుంటాం కానీ, ఈ పద్ధతులు ఏదైతే ఉన్నాయో? ఇలాంటి డిసిప్లేన్ థింగ్సనేవి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే, నిజంగా వాళ్ళ జీవితం ఎంత బావుండిద్దోనండి. ఈ తలకి నూనె పెట్టడం అనేది, ప్రతి ఒక్కళ్ళకి కావాలి. ఈ రోజుల్లో ఒక్కల్లంటే ఒక్కలు కూడా, పెట్టట్లేదండి నూని.
అవునండి. అవును. అయితే ఇలాగా, మనం చేసుకున్నప్పుడండి. హ్మ్. చాలా బాగుంటదండి. చాలా బా వెళ్తామండి. ఎందుకంటే, అయ్యే మనకు పె కొన్ని తెలియకుండా. ఇప్పుడు నేనేంటంటే ఒక రొ స్కూలుకెళ్తే స్నానం జేయ్యాలి అనేది ఉంటదండి. మనం స్క ఆరోజు స్కిప్ చేసేవాళ్ళవండి స్నానం. అయితే టీచర్ గారు ఏం చేస్తారు. మాస్టర్ గారేనండి. ఆహ్, స్కూల్‌కి స్నానం జేసేసి వస్తాం. మహా అయితే ఒక అరగంట ముందు స్నానం జేసి వచ్చేస్తామండి మనం. పొద్దున్నే లేచి చేయం కదండి! అయితే మాకు మొలతాళ్లు ఉండేయండి. ఆ మొలతాళ్ళు త చూసేవారండి పట్టుకుని.
అవును. హ్మ్. <chuckles> ఆ! ఓకే. అంటే మీరు
నిజంగానండి. అంతే త ఆ తడిగుందనుకోండి. అది తొందరగా ఆరిపోదన్న సార్‌కి, ఒక అదే అజంప్షనండి. మొలతాడు తడిగలేదనుకోండి. వీడు స్నానం జేసి రాలేదురా! ఎళ్ళి స్నానం జేసి రారా!
ఓకే. ఓకే. అంటే నిజంగాండి చెప్తున్నా. మనకి వినటానికి ఆశ్చర్యకార్ధకంగా ఉండచ్చు కానీ, ఇలాంటి ప్రతీదీ కూడా, మాస్టర్ గారనేవాళ్ళు. మొదటి నుంచి అలవాటు చేస్తేనే, పిల్లాడి జీవితం గానీ, చాలా అద్భుతంగా ఉండిద్ది. మనం అనుకుంటాం, ఇప్పుడు కాలంలో చెప్పాలంటే హ్మ్. మన చిన్నప్పుడు ఇట్లా అద్భుతంగా ఉండేది. ఇప్పటి పిల్లల్ని గనక కనీసం ఒక్కటంటే ఒక్కటి తిన్నావా అని అడిగినా సరే! నా ఇష్టం. నేను తింటే తింటా. ఆకలేస్తే తింటా, లేతే లేదు. అనే సమాధానాలే వస్తున్నాయి.
అవ్ అవునండి. అవును. అవును. అయితే ఒకరోజు నేను, సరిగ్గా తింటల్లెదండి నేను. స్కూల్లో అప్పుడు మాకు మజ్యహన్నా భోజన పథకం ఉండేదండి. అయితే నేను సరిగ్గా తినకపోతుంటే తింటం మీన్స్ ప్రాపర్‌గా తినట్లేదు నేనోర్
హ్మ్. అంటే ఇప్పుడు మీరు బాక్సు, స్కూళ్ళకి తీసకెళ్ళేవాళ్ళా?
ఆహా! లేదండి. స్కూల్‌లోనే మాకు వండి పెట్టేవారండి.
ఓకే. మీరసలు క్యారేజ్ తీసుకెళ్లక్కర్లేదు వాళ్ళే వండి మీకు పెట్టేవాళ్ళు.
అవునండి. అవును. అయితే నేను సరిగ్గా తింట్లేదండి అంటే, మనం 2, 3 వేళ్ళుతో తినడం లేతే నోట్లోకి వేళ్లు సరిగ్గా యెళ్ళకపోవడం పైనుండే పెట్టుకోవడం ఇలాంటివి చేస్తండే, సారు చూస్తే తిట్టారండి. "మన చేతిలో ఉన్న 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి" అని చెప్పేవారండి.
ఓకే.
అయితే ఈ 5 వేళ్ళు ఎళ్తేనే మంచిదండి మనకు 5 వేళ్లు నోట్లోకెళ్ళాలి ప్రాపర్‌గా తినాలి. అంటే కొంతమంది నేను ఎదిగిన తర్వాత కూడా అలాగే తింటున్నానండి. అది ఇది నాకు నాకు 20 సంవత్సరాలవుతుందండి దగ్గర దగ్గరగా ఇది చెప్పండి. హ్మ్. హ్మ్. అయితే నేను ఇప్పడుకి అలాగే తింటాను. కొంతమంది నేను ఒక హైయర్ ఆఫీషియల్స్‌లో కూర్చున్నప్పుడు కూడానండి, ఇలాగే తింటాను. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఈ అబ్బాయి ఏంటి మొత్తం అన్నీ వేళ్ళని నోట్లో పెట్టుకున్నాడని అంటారండి. అన్నారు కూడానండి నన్ను. అయితే నేను చెప్పానండి నాక్
అవునవును. నిజమేనండి. అంతే అండి. ఓకే. హ్మ్. కానీ అందరు అలాగే తింటారు కదండీ. <giggles> ఇప్పుడు అలాగే తింటారందరు. మరందులో వింతేముందసల?
కొంతమంది స్పూనుతో తింటారులేండి. అలా
అవునవును. అది నిజమేలే. కొంతమంది ఒక యేలు కూడా పైకి లేపుతుంటారు.
అయితే నేనన్నాన అవునండి. అయితే నేనన్నాను. మా మా మాస్టరు ఇలా చెప్పారు. 5 వేళ్లు నోట్లోకెళ్ళాలి. ఇలాగే తినాలి. ఆహ్, 2 వేళ్లు వెళ్ళడం, ఒక వేలుతో తొయ్యడం ఇలా ఉండకూడదని చెప్పారండి. నేను అదే ఫాలో అవుతాను. ఎంతమందిలో ఉన్నా సరే. ఒకేళ అక్కడ నేను పనిచేసిన కంపెనీలో అన్నీ స్పూనుతోటి అన్నీ ఫోర్కులు అన్నీ ఉంటాయండి. కొంతమంది చాలా బా తింటారండి. కానీ నేనెంతమందిలో ఉన్నా ఏ స్టేజీకేళ్ళినా చేత్తోనే తింటానండి.
ఓహ్! బావుంది. హ్మ్. సూపర్ అండి. మరి అన్నం ఒదిలేసినప్పుడు మీ మాస్టరుగారు తిట్టేవాళ్ళ మిమ్మల్ని?
అసలు నాకు అదొక మా చిన్నప్పుడు ఒకసారి నేను వేరేవాళ్ళు భోజనానికి పిలిసినప్పుడు వెళ్ళానండి. వెళ్ళితే నేను నాకు చికెను కర్రీ అంటే ఇష్టం. ఇది చికెను తింటూ నేను అన్ అన్నమంతా కలిపేసి చికెను ముక్కలు తినేసి అన్నం ఒదిలేసానండి.
ఓకే. ఓహోహో! మరి ఎలా అన్నారు? ఏం జేసారసలు మీ మాస్టరుగారు చూసారా?
అయితే ఒదిలేస్తే అయితే వాళ్ళు తి వేరే వాళ్ళన్నారు పోనీలే చిన్న పిల్లోడే గదా! ఒదిలేసాడు గదా! అన్నం పడేయడం ఎందుకు నేను తినేస్తానన్నారండి ఆళ్ళు.
ఆహా!
అయితే అక్కడ అయిపోయిందండి. నేను తరువాత ఒచ్చి వ్ య మా ఇంట్లో ఎవలో ఇలా ఒదిలేస్తే నేను తిందాం అను నన్ను తినమన్నారండి. నేను తిన్నన్నానండి.
<giggles>
అయితే నేను తిన్ అంటే అప్పుడు చెప్పారండి. క
అంటే మనది ఒదిలేసినప్పుడు తింటున్నారు కదా! మనం తినమంటే మనకేంటి అప్పడిదాకా అలవాటు లేదు గదా! ఏదైనా కొత్తగానో ఏంటో లాగనిపిస్తుంది మనకి తినాలంటే సడెన్‌గా అలాగా.
అవును. అవునండి. అయితే అప్పుడు నేర్చుకున్నానండి. అప్పుడి నుంచి ఇప్పడికి నాకెంత కావాలో అంతే పెట్టుకుంటాను. ఒకేళ నేను పెట్టుకున్న దాంట్లో బాగోకపోయినా అది నేను తినేస్తాను గాని పడేయనండి. నా ప్లేటెప్పుడూ <giggles> చాలా క్లీన్‌గా ఉంటది. వేస్టేజ్ కూడా చాలా ప్రాపర్‌గానే యూజ్ చేస్తా నేను. అంత ద
మంచివి అంతే అండి. అది మీరు చిన్నప్పుడు మీ మాస్టరుగారు చెప్పినప్పడి నుంచి నేర్చుకున్నారు. అయితే మరి చిన్నప్పుడండి, మాస్టరుగారు ల్ పాఠాలే కాకుండా చాలా జీవిత సత్యాలు చెప్తూ ఉంటారు. నలుగురితో ఎలాగా మాట్లాడాలి? 10 మందిలో ఉన్నప్పుడు ఎలాగా బిహేవ్ చేయాలి? అనేది కూడా అలా మీ మాస్టరు చెప్పింది మీరేమనా గుర్తుంచుకొని ఈ జీవితంలో పాటిస్తున్నారా?
అవునండి. వే అవునండి. అవును. అవునండి. ఆ! నేను పాటిస్తాను. ఎందుకంటే? అందరిని ఒకేలా చూడాలండి. నేను ఇంకోటండి, ఇది నిజమో కాదో నాకు తెలియదు. గానీ, అప్పుడు వయస్సు నాది 17 సంవత్సరాలు. నేను 10థ్ క్లాస్ చదువుతున్నప్పుడండి. మేము అంట్ అంటే డిఫరెంటు రిలిజియన్స్ నుంచి, మతాల నుంచి వెళ్తారు. మా కులాల నుంచి వెళ్తారండి. అయితే ఒకసారొచ్చి నేను గబ్జర్వ్ జేశానండి, ఇప్పుడు ఆహ్, మా మాస్టరు గారు వాళ్ళ, అబ్బాయి పెళ్లండి.
ఓకె. ఓకె.
పెళ్లైతే మేమందరం ఉన్నామండి. మా మాస్టర్ గారు సైలెంట్‌గేల్లి, ఆహ్, ఒక ఐదుగురికి, మీరు పెళ్ళికి రండిరా, మా అబ్బాయి పెళ్ళని చెప్పారండి. ఒక ఐదుగురు.
ఆహా! అంటే, అందరికి చెప్పలేదు. ఐదుగురికి మాత్రమే, సెలెక్ట్ చేసుకొని చెప్పారు.
చెప్పలేదు. చెప్పారండి. అదేంటి మాస్టరంటే అందరికి చెప్పాలి కదా! ఇలా అందరికి చెప్పలేదేంటి అని చూస్తే, వాళ్ళు నాకు అర్థమైన తర్వాతండి. తర్వాత, మాస్టర్ దెగ్గర డేటా ఉంటది గదండీ! ఎవరు ఏంటన్నది. ఆయన దగ్గర చూస్తే, వీళ్ళు వీళ్ళు మనోళ్ళు. వీళ్ళు మన మతం వోళ్ళు. ఇలాగని ఏరుకొని చెప్పారండి ఆయన.
అవును. ఖచ్చితంగా. ఆహా! అబ్బో! అయితే ఇప్పుడు మాస్టరు గారే అట్లా చేస్తే అందరిలో ఆ భావన కలిగిపోయిద్ది గదండీ! ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలి అంటే హ్మ్.
బాధేసిందండి. కానీ నేను తర్వాత తెలుసుకున్నానండి. అయితే ఆహ్, అంటే వాళ్ళ గ్యాంగుందండి. చెప్పినోళ్ళు 10 మందున్నారు ఆళ్ళ గ్యాంగ్‌లో. కానీ మళ్ళీ డీ ఆహ్, ఆ గ్యాంగ్ అందరికి చెప్పకుండా మళ్ళీ ఐదుగురికెందుకు చెప్పారని నేను కొంచెం థింక్ చేసానండి. ఇలాంటియి నేను ఆహ్, ఎక్కువ ఆలోచిస్తానండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు పెద్దలు గాని, ఏ విధంగా ఎవరిని ఎలా చూస్తన్నారు, ఇలాంటివి చూస్తున్న అప్పుడు తెలు నేను చిన్నప్పుడు ఇది చూసానండసల. అంటే ఇది నాకు ఒక బాధాకర విషయండిది. ఏంటొక చదువు చెప్పే మాస్టరు ఇలాగ ఆలోచించాడేంటి. కానీ నాకు స్కూ నా స్కూలులోనండి నేను 1 నుంచి ఐదో తరగతి చదువుకున్నప్పుడైతే అలా లేదండి. డిఫరెన్స్ లేదండి. ఎవ్వరైనా సరే. ఉప్పుడు నేను ఈ విషయంలో వెనకబడ్డాననుకోండి ఇంకో విషయంలో నన్ను తిట్టేవారండి. ఇంకొకడిని ఇంకో విషయంలో వెనకపడితే అలా తిట్టేవారు. అందరిని ఈక్వల్‌గా చూడాలనుకున్నారు తప్ప గాని వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ అన్నది చూసింది లేదండి. నాకైతే ఈ చిన్నప్పుడే 1-5 స్కూలు డేట్‌లో అయితే <smacks lips> నాకైతే చాలా బావుందనిపించిందండి. ఎందుకంటే
అవునవును. <chuckles> నిజమే. హ్మ్. అవును. ఓకే. అంతే. కానీ ఇక్కడ మాత్రం ఇట్లాగా మీకు వ్యత్యాసం అనేది చూపించారు.
అవునండి. అవును. అయితే ఇంకోటండి ఆ! చెప్పండి చెప్పండి.
కాదండి ఇప్పుడు మా మాస్టర్ గారు అలా చేస్తే, ఆయనకి ఎలా ఉండిద్దో గానీ, ఎవరిది ఈ ఐదుగురిని సెలెక్ట్ చేసారో, వాళ్ళకి మాత్రం చాలా ఆ! వాళ్ళేంటో గర్వంగా ఫీలవుతారు. వాళ్ళకి ఇంకా అది అలవాటయిపోతుంది. వాళ్ళ మనస్తత్వం కూడా మారిపోతుంది.
అవునండి. అవునండవును. వాళ్ళేంటంటే ఓక ఇన్నర్ ఫీలింగుండేదండి. ఇప్పుడు ఇన్నర్ ఫీలింగోకటి ఉంటది కదండి! ఆహ్, ఇంకోటండి ఆహ్, మనకి ఆహ్, చిన్నప్పుడు లేకో, ఇప్పుడు గవర్నమెంట్ స్కూలంటే కొంచెం లేని వాళ్ళే ఎళ్తారండి. ఇప్పుడు లేని వాళ్ళు కూడా, అప్పులు జేసిమరి చదివించేస్తున్నారండి. ఒకప్పు ఒకప్పుడైతే అలా కాదండి. ఆహ్, అంటే ఇలా ఇలా సెలెక్డ్ సెలెక్టెడ్ పీపులున్నారు కదండి! వాళ్ళు వీడు రోజేసుకున్న బట్టలేసుకొస్తున్నాడు. ఈడి దెగ్గర ఇలా వాసన వస్తుంది. అలాగా, ఇలాగ అంటే ఎవరి పరిస్థితిని బట్టి, మనం మనిషిని ఒకటి నిజంగా చెప్తున్నానండి. అప్పుడు అవరనైతే చులకంగా చూసారోండి. వాళ్ళు ఇప్పుడు మంచి బెస్ట్ ప్రొజిషన్‌లో ఉన్నారండి. ఎవర్
అవును. అవును. నిజమే. చాలు. అదెండి. జీవిత సత్యాలంటే నిజంగా చెప్పాలంటే, మనం చూసుకోవాల్సింది కులమత భేదాలు కాదు. అసలు మనం ఎట్లా చదువుతున్నాము, వీడేలా చదువుతున్నాడు, అని మాస్టర్ గారనే వాళ్ళు కూడా, అలాంటియి ఎక్కువగా ఇన్వాల్వయ్యారనుకోండి. చక్కగా ప్రతి ఒక్క విద్యార్థి, వాళ్ళ జీవితంలో నేర్చుకుంటారు. ఆహ! బాగా చదివితే మెచ్చుకుంటారు. మంచి పొజిషన్‌లో ఉంచే ఉంటే మెచ్చుకుంటారు. అనేది వాళ్ళకి తెలియాలి. అంతేగాని, ఇలాంటి వాళ్ళకి కంపేర్ జేసి, చూసి. భోజనాల విషయాల్లో, ఇలాంటివి చేస్తేమోస్తుందండి. వాళ్ళకి ఇంకా గర్వం పెరిగిపోతుంది పిల్లలకి.
అవునండి. అవునండి. అవును. ఇంకోటండి. క్వశ్చన్ అండి. నేను నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు నాకు ఆనందాన్నిచ్చేది, ఇప్పుడండి అప్పుడు ఆనందాన్ని ఇవ్వలేదండి. మాకు 10త్ దగ్గర పడుతుందని ఓ చదివించేసారండి మమ్మల్ని.
హుహు. అవును. అవును.
చదివిచ్చేస్తే మే నేనేంటంటే ఒక 1000 కొషనులిచ్చారు అంటే 1000 బిట్లిచ్చారనుకోండి, అప్పుడు బిట్స్ 30 మార్కులుండేది కాబట్టి బిట్స్ చదువుకుంటే పాస్ పాస్ అయిపోతావనేవారండి. 10౦౦ బిట్స్‌లోనే అందరూ 700, 800 చదివేసేవారండి. నేను 100, 150 చదివేవాడినండి.
అవునవును. నిజమేనండి. ప్రతి దాంట్లోను అవును. అచ్చా!
అయితే నేను పాసయ్యాను. వాళ్ళు పాసయ్యారండి. వాళ్ళేమో ఐదు వందల యాభై ఒచ్చినోళ్ళు ఉన్నారండి. నాకు 350 ఒచ్చినియండి. అయితే వీళ్ళందరిలో చూసుకుంటేనండి, మా కాలేజ్, స్కూల్‌లోని అందరికన్నా ముందు గుద్యోగం సాధించారు, అందరికన్నా ఎక్కువ సంపాదించింది నేనేనండి.
హ్మ్. ఓకే. వావ్! సూపర్ అండి. నిజ్జంగా, కంగ్రాచ్యులేషన్స్. <chuckles>
నాకిప్పుడు, ఇప్పుడనిపిస్తుంది. ఎందుకంటేండి. వాళ్ళు ఇప్పటికి ఆ చదువు, చదువు అనుకున్నారు గాని, ఎలా బతకాలి? ఎలా ఉద్యోగం సంపాదించగలాలో తెలుసుకోలేకపోయారు.
అది అండి. నిజ్జంగా చిన్నప్పటి స్కూల్ నుంచి మనం నేర్చుకునేదేంటి అంటే, చదువు ఒకటి. అంటే, పుస్తకాల్లో ఉండే నాలెడ్జ్ మనకి కాదు. మనకి జీవితంలో ఎదగాలి అంటే, ఏమంటారు? దానికి ఎలాగా మనం నేర్చుకుంటున్నాము? జీవిత సత్యాలు గానివ్వండి, లేదంటే జీవితంలో ఎట్లా ముందడుగు వేయాలి నేర్చుకుంటామే, అది మనకు కావాల్సింది. స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సింది. మీరైతే చాలా చక్కగా, మంచి విషయాన్ని చెప్పారండి. అసలు ఎంతో మంచి, మంచి గొప్ప నైతిక విలువలని మీరు నేర్చుకున్నారు. అదే మీ జీవితంలో మిమ్మల్ని నిలబెడుతుంది కూడా అనిపిస్తుంది నాకైతే.
అవునండి. అవునండి. అవునండి. అవును.
చాలా చక్కటి విషయాన్ని షేర్ జేసుకున్నారండి. నిజ్జంగా చాలా హాయిగానిపిస్తుంది, మీరు ఇలాగ మంచిగా లాస్ట్‌కి మాత్రం ఉద్యోగం ఒచ్చింది మంచిగా సంపాదిచ్చాను అన్నారు జూడండి. చాలా హాయిగా అనిపిచ్చింది. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.